ఓకే. ఓకే.
ప్రస్తుతానికయితే ఆవ్ ఆ క్రమశిక్షనయితే ఉంది. ఈ 5 ఏళ్లలో అయితే.
హ్మ్. చాలా సంతోషం. హ్మ్. కానీ ఇప్పుడు మనమొకటి గుర్తిస్తే ఏంటంటే మనం పెద్దవాళ్ళకి అనే దా అనేవాళ్ళకి తప్పకుండా గౌరవం ఇస్తాము. కానీ కొన్నిసార్లేమవుతుందంటే వాళ్ళు ఆ గౌరవానికి తగ్గట్టుగా బిహేవ్ చేయని సందర్భాలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే అదేం వాళ్ళు కావాలని చేయరు. ఆలోచనలో మార్పు వల్ల, ఆ జనరేషన్‌లో గ్యాప్ వల్ల, మనం చెప్పాలనుకున్నది వాళ్ళకర్థం కాకపోవడం, దానివల్ల వాళ్ళ మాటే చెల్లాలి అని అలాంటేదన్నా ఘర్షణ లాంటిదేర్పడినప్పుడు, అప్పుడెలా సాల్వ్ జేస్తారు.
తరువాత సంగతి మనం తెలీదుగ. అవును. హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. అలాంటియయితే జరిగింది. ఇప్పుడు ఆహ్, జాయింట్ ఫ్యామిలీలో అలాంటిది జరగలేదంటే, అది అవ్వదు గదా! జరిగింది బట్
హుహు. <chuckles> అవునవును. అంతమంది ఉన్నప్పుడు ఆస్కారం కూడా ఎక్కువే ఉంటుంది. హ్మ్.
అవునవును. ఇప్పుడు ఆహ్, పెద్దవాళ్ళయ్యాక ఒక వయసొచ్చాక వాళ్ళకి ఉంటది. అంటే అది మనమింకా ఏమంటామో తెలీదు. ఆ వయసుకు రీత్యా వాళ్ళు మాట్లాడేయి కొన్నుంటాయి. కాకపోతే పిల్లల ముందయితే రెస్పాండవ్వను, ఆహ్, పిల్లల ముందయితే రెస్ ఇప్పుడు వాళ్ళు బై చాన్సేమన్నా అట్లా పిల్లల ముందన్నా గూడా పిల్లల ముందు రెస్పాండ ఇప్పుడు తరువాత చెప్తాను. ఆ! ఇట్లా గాదండి మీరు పిల్లల ముందు ఇట్లా అంటే వాళ్ రేపు వాళ్ళకి గూడా నేను అలుసయిపోతాను గదా! ఇట్లా ఇట్లా చెప్పడం జరుగుద్ది. ఇక్కడ మెయినేంటంటే వైఫ్ అండ్ హస్బండ్ గూడా కొంచెం
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హ్మ్. ఓహో! తరువాత చెప్తారు ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే.